ఆ! సో, ఇలాంటి సమయం ఏంటంటే, ఆ! ఒచ్చింది. ఇగ నెక్స్ట్ సార్, ప్లీజ్ సార్, అని చాలా బ్రతిమిలాడిననమాట. అయినా ఇగ ఆయన, ఇగ ఆయన అసలు ఒప్పుకోలేదు. సర్లే అని ముందే గూర్చో‌నున్నాను. ముందు గూర్చునేసి ఏంటంటే ఆహ్, ఏం అంటే నిజంగా జెప్తున్నాను. ఆ సమయంలో ఏంటంటే నేను చెప్పడమే కాదు. నాకు ముందు గూర్చుంటే ఒక్కొక్కసారి చదివింది గూడా అంటే ఎక్కదు. భయం ఎస్తా ఉంటుందనమాట. అంటే
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అంతేలే. టెన్షన్‌లో ఉండి. అవును. కానీ ముందు గూర్చున్న వాళ్ళనే ఎక్కువ ఏమి అడగడుం అడగ క్వెషన్స్ అడగడం అలా ఉండదు గదండీ! వెనకాల కూర్చున్న వాళ్ళనే చూడ్డం గాని, క్లాస్ చెప్పేడప్పుడు.
ఆ! ఆస్ అంటే, ఫస్ట్ ఆస్కింగ్ ఆ! అదే ఫస్టు, ఫస్టు ఆస్కింగ్ అని ఒస్తే అంటే, ఆస్కింగ్ అంటుంటారు కదా! ఎక్కువ అంటే ఆహ్, స్కూల్లల్లో. ఆస్కింగ్ అని ఒస్తే ఫస్ట్ బెం‌చోళ్ళకొచ్చేది ఫస్ట్. సో, అలాంటి సమయం ఎదురుకున్నాననమాట. సో నాకు చాలా భయమేసేది. నాకు ఒక్కొక్కసారి అంటే, ఇప్పుడు చదవలేకపోయాను. సార్ ఇట్లా జరుగుతుంది సార్ అంటే, "నువ్వు నీ ఏం జరిగినా నువ్వు ఫస్ట్ బెంచ్‌లోనే ఉండాలి. నువ్వు చదివినా, చదవకపోయినా, నాకైతే సంబంధం లేనట్టు" మాట్లాడారు.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఓకే. అంటే వారి బోధనా శైలి ఎలా ఉండేదండి మీకు? అంటే, నచ్చిందా? అంటే ఈజీగా తొంద కొంతమంది మనకు పాఠాలు జెప్తే తొందరగా ఎక్కేస్తది. మనం చదవాల్సిన అవసరం గూడా లేదు. అలా ఉండేదా? అలా మిమ్మల్ని ఆకట్టుకుందా సార్ భోధనా శైలి? వాళ్ళ మాటెం మాటలు గానీ, లేదంటే ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ అంటున్నారు గాబట్టి, ఇవి పాఠాలు జెప్పేటప్పుడు చాలా జోకులు వేయడానికి అలా చాలా ఆస్కారం ఉంటది. అలా జెప్పేవాళ్ళ మీకు? ఎలా జెప్పేవారు సార్?
సో, దారుణం అవునవును. నిజంగా అండి. అంటే మీరు జెప్పినట్లు ఆ సార్ భోధనశైలి ఎలా ఉండేదంటే, ఫస్టు ఏమైనా పాఠం జెప్పేటప్పుడు మనం నేచురల్‌గా బయట ఏం జేస్తామో, అది ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా తీసుకునేవాళ్ళు మాట. అంటే, నిజంగా జెప్తున్నా. ఆ సార్ చెప్పినప్పుడే మనకి సగానికి సగము అంటే అది మొత్తం కంటెంట్ మొత్తం అర్థమైపోతుంది. కానీ, ఇక్కడ నాకు రావాల్సిందేంటంటే, ఒక్కొక్కసారి రైటింగ్ అనేది ఒక్కొక్కసారి రాదు. అంటే ఒత్తులు, పొల్లులు అంటూ ఉంటారు కదా! సో, ఒత్తులు, పొల్లులు దగ్గరే పోతది గానీ, మిగతాదంతా పర్ఫెక్టే నేను.
హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. ఓకే. అవును. అవునవును. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒస్తుంటయి. ఓకే. హ్మ్.
సో, ఎట్లంటే, ఆ సార్ అంత మంచిగా జెప్పేవాళ్ళు అనమాట. అంటే, మనకి అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పేవాళ్ళు. అంటే, ఆ సమయంలోనే మనం చిన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడే అలాంటి రియల్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్తే మనకి ఎంత ఈజీ‌గా అర్థమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎందుకంటే, అంత ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అంటే, మీరు జెప్పినట్లు మధ్య, మధ్యలో అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎటు ఎంత ఎంతయి ఎంత ఇంట్రెస్ట్‌తో చెప్పినా, సార్ ఇంట్రెస్ట్‌తో చెప్పినా గూడా, ఒక్కొక్కసారి స్టూడెంట్స్‌కి నిద్ర అనేది ఒస్తూ ఉంటుంది.
హ్మ్. ఓకే. నిజమేండి. హ్మ్. హ్మ్.

సో ఏంటంటే హ్మ్.
అంటే ఆ! అంటే మీకు ఎనిమిదవ తరగతి నుంచి ఆ సారు మీకు పాఠాలు చెప్పడానికి వచ్చినా, మీరు ముందు నుంచే ఆ సారుకి క్రేజ్ అనేది ఉందంటారు మీలో. మీకు పాఠాలు చెప్పక ముందు గూడా. హ్మ్.
ఆ! తప్పకుండా ఏంటంటే అసలు ఆ సారు నిజంగా జెప్తున్నాను ఇప్పటికి నాకు గుర్తుంది. ఆ సారు ఒస్తున్నారంటే అసలు వేరే అంటే అక్కడ మొత్తము ఆ సరౌండింగ్స్ మొత్తం చేంజ్ అయిపోతుందన్నమాట. అంటే అవి ఎవరెవరు ఎంతమంది ఎంత ఇప్పుడు అంటుంటారు గదా! ఎంత క్లెవర్ స్టూడెంట్ ఒకొక్కసారి అల్ల అంటే క్లెవర్ స్టూడెంట్ అనే కాదు. నార్మల్ మిడిల్ స్టూడెంట్ అయినా ఒక్కొక్కసారి అల్లరి చేస్తూంటారు అంటుంటారు కదా! సో, ఎట్లైనా బ్యాక్ బెంచర్స్ అనేవాళ్ళు అల్లరి చేస్తూనే బ్యాక్ బెంచర్స్ ఉంటారు. అది పక్కన పెట్టేయండి. సో, వీళ్ళు కూడా ఏం జేసారంటే ఒక్కొక్కసారి అల్లరి చేసే సమయము ఆ సారు ఒస్తున్నారంటే చలో ఏంటంటే కామ్ అయిపోతారన్నమాట. అంటే నేను ఆ సారుని ఎందుకంటే
హ్మ్. ఓకే. హ్మ్. అవును. అవును. హ్మ్. ఓహో! హ్మ్. అంత స్ట్రిక్టా సారు?
ఆ! తప్పకుండా స్ట్రిక్ట్ అనే జెప్తాను. అంటే స్ట్రిక్ట్ అంటే ఎట్లాంటే ఆహ్, అంటే స్ట్రిక్ట్ ఉన్న సమ స్ట్రిక్ట్ ఉన్న సమయంలోనే స్ట్రిక్ట్ ఉంటారన్నమాట. నెక్స్టెప్పుడైనా జోక్స్ అయినా నెక్స్టేమైనా అంటే ఇంకా స్కూల్స్‌లో పార్టీస్ అన్ని జరుగుతా ఉంటాయి గదా! అప్పుడైతే నిజంగా అంటే ఎట్లాంటే ఒక ఫ్రెండ్ లాగానే ఉంటారండి ఫస్టు.
హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. అంటే మీకు దెబ్బలు గూడా బడేవా సారుతో? ఎలా ఉండేవాళ్ళు స్ట్రిక్ట్‌గా మరి చెప్పింది చేయకపోతే కొట్టేవాళ్ళా మీకు?
సో, ఇ తప్పకుండా అండి. తప్పకుండా. దెబ్బలనేవి అవి తప్పకుండా దెబ్బలనేవి కామన్. అంటే ఆ సారు ఆ సారు నా నేను ఆ చిన్నప్పటినుంచి ఆ సారు మీద ఎందుకు ఎక్కువగా దృష్టి పెట్టాను. ఆ సారే నాకేందుకు నచ్చారంటే ప్రతి అంటే ప్రతి ఈవెంట్‌లో అంటే మనకి కా స్కూల్స్‌లో ప్రతి ఎక్కువగా ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. సో, వీళ్ళు డైరెక్టర్స్ అయినా ప్రిన్సిపల్స్ అయినా ఏం జేస్తూంటారు? అంటే కోఆర్డినేట్ అంటే మంచి మంచి కోఆర్డినేట్స్ ఎతికేసి, వాళ్ళకి ఇస్తూ ఉంటారు గదా! చాన్స్ అంటే మీరు కోఆర్డినేట్ జేసుకోండి ఇట్లాంటి ఫంక్షన్సుకనేసి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును.